అదే. బయటికెలా వస్తారనేది ఈ ఇంకా మిగతా ముగ్గురు ఉంటారు గదా! మిగతా ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళ పేరెంట్సూ మిస్సింగ్ అయిన వ అయిన పేరెంట్సు. ఈ పిల్లలకి అన్న, అన్న, అక్కలు వాళ్ళందరూ ఉంటారన్నమాట. అదే బ్రదర్, సిస్టర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఈ మొత్తానికైతే ఈ పిల్లలే ఏదో విధంగా మిగతా ఆ మిస్సింగ్ ఆయినని కాపాడి, మొత్తం అలా అసలు ఏంది ఈ అప్‌సైడ్ డౌన్ అనేది కనుక్కుంటారు ఈ సిరీస్ మొత్తం 5 సీజన్‌లు కూడా ఇదే.
ఓల్డ సీరీస్. అవును. ఫ్రెండ్సు. బ్రదర్సు, సిస్టర్సు ఫ్యామిలీ మెంబర్సు. ఓకే. ఇప్పుడు ఇది ఫాంటసీ. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఫా ఫాంటసీ. ఇప్పుడు కొన్ని కొన్ని మన చరిత్రలుంటయి లైక్ ఆహ్, జానపద కథలు గాని, లేదంటే చందమామ కథలు గాని, అలా అలాంటివి మీరు చిన్నప్పుడు ఎక్కువేమైనా విన్నారా?
చాలా హ్మ్. ఇది ఫాంటసీ. హ్మ్. అవునవును. హ్మ్. అవునండి. నేను విక్రం భేతాలని ఫాంటసీ కథ అంటే మీరు చెప్పినట్టు అయ్ చారిత్రాత్మక కథ అనుకోండి. ఆహ్, అలా చందమామ కథ ఇంకా
ఆ! బావుంటుంది. ఆ! ఆ! అవును. <chuckles> చందమామ కథలు.
ఆ! ఆ! చందమామ కథ చాలా వినేవాన్ని. ఈ ఇది ఆదివారం మ్యాగజిన్ వస్తుంది గదా!
ముఖ్యంగా మా అమ్మ. అంటరు చూడండి అమ్మమ్మ, తాతయ్య తాతయ్యల కథలనేసి. హ్మ్.
అవునవునవును. ఆ! వీళ్ళు ఇదే విక్రమ బేతాళ గురించి ఎక్కువగా చెప్పేవాళ్ళన్నమాట ఇలా విక్రమార్కుడు అనే ఒక రాజుండేవాడు, ఈ అడవికి వెళ్ళాక, అడవికి వేటకని వెళ్తే బేతాళుడు అనే ఒక రాక్షసునికి చిక్కుకుంటారు. ఈ బేతాళుడు ఏంటంటే మొత్తం చెడ్డ రాక్షసుడు గూడా కాదు. గ్రే క్యారెక్టరన్నమాట ఇంకా. మాటలతోనే మాయ జేసేస్తాడు. ఇలా మానిప్యులేటివ్‌గా విక్రమ్ ఆహ్, ఈ విక్రమార్కుడికి అంతే అంతే మాయాజాలం మొత్తం కూడా.
బేతాలుడిని ఎత్తుకుంటాడు. హ్మ్. యాక్చువల్లీ మాయాజాలం అండి. ఆయనదేంటంటే ఒక ఆయన ఆయన గేమ్ ఆడేది తిన మైండ్‌ తోని. మైండ్ గేమ్ ఆడతాడు.
అది మొత్తం మైండ్‌తోనే మానిప్యులేట్ చేస్తాడన్నమాట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ విక్రమ్‌కి తప్ప ఎవరికీ కనిపియడు ఈ బేతాళుడు.
హ్మ్. అంటే అసలు